నిజమే.
దాని మీద ఏమో ఇంకో 2, 3 ఫీజస్ ఉంటాయి. మళ్ళీ ఇన్స్యూరెన్స్ అంటారు. ఇన్స్యూరెన్స్ ఇంతకు ముందు మనం ఉన్న కూడా దాన్ని అంటగట్టేస్తూ ఉంటారు.
నిజమే. అవునండి. అసలు అది కూడా <chuckles> ఏ చేసేస్తుంటారు.
హ్మ్. ఈ మధ్యన నేను ఒకసారి బ్యాంక్‌కెళ్ళాను. ఇలాగ వేరే కొత్త అకౌంట్ ఎస్‌బి‌ఐ తీద్దాం అని చెప్పేసి.
ఓకే. ఓకే.
వెళ్తే మీరు ఇన్స్యూరెన్స్ తీసుకుంటేనే మా బ్యాంక్‌లో ఖాతా వేస్తామంటారు. నాకుంది సార్ ఆల్రె
ఇన్స్యూరెన్స్ తీసుకుంటే బ్యాంక్‌లో ఖాతా ఏ‌సి తీస్తారా? అసలు బ్యాంక్‌ ఖాతాకి ఇన్స్యూరెన్స్‌కి సంబంధం ఏంటండి అసలు? వాళ్ళకి అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారన్నమాట ఇన్స్యూరెన్స్ తీసుకోండని ఫోర్స్ఫుల్‌గా.
హ్మ్. అలాగ అంటగడుతున్నారు కావాలని చెప్పేసిది. నాకుంది సార్ ఆల్రెడీ 10,00,000 ఇన్స్యూరెన్స్ ఉంది. నన్నెందుకు ఇది చేస్తున్నారు మీరు అంటే
ఆ! మీరు అవును. మీకుంది కదా! అసలు ఇన్స్యూరెన్స్ అనేది పర్సనల్ చాయిస్ యాక్చువల్‌గా.
హ్మ్. అవును. మాకుంది సార్ అంటే ఆహ్, ఆహ్, మా బ్యాంక్‌లో రూల్స్ సార్ అంటారు.
వారిష్టం వారి. హ్మ్. అమ్మో! అయితే మరి మీరప్పుడు ఏం చేశారు వేరే బ్యాంకేళ్ళిపోయారా? లేపోతే ఏం చేసారు?
అలాగా అది తీసుకొని. చాలా కోపం వచ్చింది. <chuckles> ఇంకో బ్యాంక్‌కేళ్ళాను ఇంకా. ఆ! ఇంకో బ్యాంక్‌కి వెళ్ళి
ఓకే. ఓకే. అంటే ఇలాంటివి చెప్ చెప్తున్నప్పుడు ఏంటంటే మరి ఫిర్యాదులు చేయడానికి కూడా ఒక సంస్థ ఉండాలి కదా! అంటే మనం ఇలాంటి కంప్లెయింట్స్ చే చేయా‌డా
హ్మ్. ఆ! లేదండి. వాళ్ళ ఆ! అంటే ఒక ఆహ్, సెపరేట్ సంస్థ ఉండాలి మనకి బ్యాంక్‌లకు. ఇ చాలా ఆ! ప్ర హ్మ్. ఉంద్ ఉంది కూడా వినియోగదారుల ఫోరమ్ అని చెప్పేసి ఉంటుంది గాని పట్టించుకోరు ఎక్కువ. ఎక్కువ అసలు. హ్మ్.
అవును. వినియోగదారుల కోసం సెపరేట్‌గా ఒక ఉండాలి ఒక డిపార్ట్మెంట్. అవునండి. హ్మ్. నిజమేండి. అంటే దాన్ని మళ్ళి ఎంతో ఫైట్ చేస్తే గాని ఆళ్ళది నిర్ధారించడం అనే జరుగుతు
హ్మ్. మనం కోల్పోయిన డబ్బులనే వెనక్కి తీసుకురావడానికి ఓహ్! అబ్ అటు ఇటు తిరగాలి మనం చాలా రోజులు. హ్మ్.
నిజమే అండి. నిజమే. అయితే మరి డబ్బు విషయాల గురించి మీరు ఎలా మాట్లాడతారు, ఎలా జాగ్రత్త పడతారు, మరి మీ జీవితంలో చేసుకున్నటువంటి మీ బిజినెస్‌లు వాటిలోని అనుభవాల‌ను, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.